అందరూ కూడా, పనిని అంటే చాలా అంకిత భావంతో చేస్తూ ఉంటారు. మనం పని చేసే ఉద్యోగం కానివ్వండి, ఇక్కడ ప్రతి చోటా కూడా, ఏ పనినైనా గానీ మనం చాలా అంకితభావంతో చేస్తూ ఉంటాం. అలాంటి ప్రదేశాలలో, అంటే మీ వ్యక్తిత్వాన్ని బయటపెట్టి, అంటే, మీ గురించి మీరు చెప్పాలనుకున్న సిట్యుయేషన్‌లో ఎలా చెప్తుంటారు?
అవును. అవునవును. అవునవును. అంటే నార్మల్‌గా ఇప్పుడు, పని చేయడం అనేది ప్రతి ఒక్కలక్కి అదొక ఏమంటారు, అదొక, అంటే డే టు డే లైఫ్ అన్నమాట. ఏ పని అయినా ఒక పర్సన్ ఉన్నాడంటే, ఆయన ఏదో ఒక పని చేసి బ్రతకాలి.
అవున్ అవును.
సో, ఆ టైమ్‌లో ఎలాంటే, పని చేయడం అంటే ఏదో మనకి, ఆ చెప్పిన పనిని ఇష్టం వచ్చినట్టు చేయడమో, అంటే, నార్మల్‌గా ఆహ్, ఎక్కడ పడితే అక్కడ అంటే మనము ఒక కన్సిస్టెన్సీ లేకుండా చేయడము. ఆ! ఒక అంటే, ఎట్లంటే ఒక డెడికేషన్ లేకుండా చేయడం అనేది ఒక అది మంచి పద్ధతి కాదని నేను చెప్తాను. అంటే ఎలాంటే మన
హ్మ్. ఆ! అంటే మీరు అన్నారు కదా! డే టు డే లైఫ్ అయన్ని, అంటే సాధారణంగా మీరు ఈ ఏ ఏ ఫీల్డ్‌లో వర్క్ చేస్తుంటారు?
అంటే నేను ఇప్పుడు ఆహ్, నేను స్టూడెంట్‌గా చేస్తూ ఉంటా అంటే, స్టూడెంట్‌ని నేను.
ఆ!
ఆ టైమ్‌లో ఎలా అంటే, ఇప్పుడు మనకి ఆహ్, ఎవ్ అంటే స్టూడెంట్‌లో, ఇప్పుడు స్టూడెంట్ అనే కాదు. నార్మల్‌గా బయట ఏ పని అయినా, మనకి ఏమైనా ఒక పనిని మనకి చెప్పారంటే, దాన్ని నేనెట్లా అంటే, మనకిష్టమొచ్చినట్టు అంటే ఎక్కడ పడితే అక్కడ స్టార్ట్ చేయడము. ఇప్పుడు సపోజ్‌గా నా స్టడీ గురించే చెప్తాను. ఎలా అంటే, ఇప్పుడు ఆహ్, ఒక మాకు ఒక సబ్జెక్ట్ సార్ ఉంటారు. ఆ సబ్జెక్టు ఇప్పుడు మనకి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే ఆయన లాస్ట్ అంటే, లాస్ట్ ఒక థర్డ్, ఫోర్త్ లెసన్స్‌కి వెళ్ళిపోడు కదా!...
ఆ! అంతే కదా! అంటే మీరంటున్నట్టుగా ఇప్పుడు ఆహ్, స్టూడెంట్ సబ్జెక్ట్స్ దగ్గర పని మొదలుపెడతా అంటున్నారా?
సో, ఆయన పనేంటక్కడ అవునవును. ఎలా అంటే ఇప్పుడు ఇఫ్ సపోజ్‌గా చెప్తున్నాను, నార్మల్‌గా ఒక సార్ ఉంటారు. ఏ సార్ అయినా ఫస్ట్ స్టార్టింగ్ నుంచే కరెక్ట్‌గా మొదలు పెడితే, అది మంచిది. ఎవరికీ ఆ సార్కైనా, నెక్స్ట్ మాకు స్టూడెంట్స్‌కైనా. ఎలా అంటే, ఇప్పుడు అ ఆయన కరెక్ట్ పొజిషన్‌లో అంటే కరెక్ట్ వర్క్ నుంచి స్టార్ట్ చేస్తే, మాకు ఎట్లంటే మాకు అర్థం చేసుకోవడానికైనా, నెక్స్ట్ మాకు నేర్చుకోవడానికైనా చాలా మంచిగా ఉంటది. అదే ఇట్లా ఎట్లా అంటే, ఇప్పుడు నేను నా గురించి నేను చెప్పుకోవాలంటే, నేను ఏ పని చేసినా, ఎట్లంటే పూర్తిగా డెడికేషన్‌తో, సిన్సియారిటు చే చేస్తాను నేను. అంటే నా పని చూసిన వాళ్ళు
ఓకె. ఆ! ఆ! మరీ, అక్కడ మీరన్నట్టుగా మరి ఆ గురువులు మీరన్నట్టుగా ఆ పనిని సక్రమంగా చేయలేకపోతే, మరి మీరు ఏం చెప్తూ ఉంటారు?
అంటే నార్మల్‌గా మీరు చెప్పినట్టు ఆ గురువులు సక్రమంగా పనిచేయకపోతే, నార్మల్‌గా ఇప్పుడు మీరన్నట్టు ఆహ్, వాళ్ళు సక్రమంగా చేయకపోతే మనకి ఫస్ట్ ఏం అర్థం కాదు. అంటే అసలు ఏం చెప్తున్నారు? మనం ఏం నేర్చుకోవాలి? నెక్స్ట్ మనం నేర్చుకునేదేంటి అనేది మనకు అసలు అర్థం కాదు. సో, ఆ టైంలో నేను నార్మల్‌గా నాకోక ఆహ్, నా నిజ జీవితంలో అంటే నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ఒకటి చెప్తాను. నా 10థ్ క్లాస్‌లో నా టెన్ ఇప్పుడు 10థ్ క్లాస్‌లో ఎలా అంటే ఇప్పుడు మనకి ఏమైనా రాకపోతే ఆ 10థ్ క్లాస్‌ అనేది మనకి స్టార్టింగ్ బోర్డ్ పాయింట్ అంటే బోర్డ్ ఎక్సామది. అక్కడినుంచి మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే నే మనం నైన్త్ వరకు ఎలా అంటే, ఆ స్కూల్‌లోనే రాస్తాం. ఆ స్కూల్‌లోనే చదువుతాం. ఆహ్, సో, అంతగా ఎట్లంటే, వాళ్ళే మార్కులేసుకుంటారు, వా
హ్మ్. హ్మ్. ఆ! ఏం జరిగింది చెప్పండి. అవును. అ! అంటే మీరు చిన్నప్పటినుంచి అదే స్కూలంటారా?
ఆ! నేను చిన్నప్పటి నుంచి ఒకటే స్కూలు. సో, ఆ స్కూల్లోనే చదవడం, ఆ స్కూల్‌లో రాయడం వల్ల, ఆ సార్‌లు తెలిసిన వాళ్ళు, ఆ నెక్స్టు అంటే, పేరెంట్సు తక్కువ మార్కులు వస్తే, ఆహ్, మళ్ళీ సార్స్‌ని ఏమైనా అంటారేమో అనేసి, వాళ్ళేం చేశారు, మనిషిని చూసి గూడా ఒక్కొక్కసారి ఏసేస్తారు. సో, ఇప్పుడు ఆహ్, నార్మల్‌గా నె ఎట్లంటే వాళ్ళు హ్మ్. ఎట్లంటే, ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ హార్స్‌గా ఉన్నారనుకోండి. ఆహ్, నార్మల్‌గా ఆయనకి ఆహ్, పక్కా స్టూడెంట్‌కి నైంత్ వరకు ఆహ్, హై హై మార్క్సెళ్ళిపోతాయి ఆటోమేటిక్‌గా. ఎందుకంటే, పేరెంట్సు ఏమంటారంటే వచ్చి అంతెందుకు అది నా సిట్యుయేషన్‌లోనే జరిగింది. మా పేరెంట్సు ఇప్పుడు నాకు అన్ ఒకసారి అంటే, నార్మల్‌గా నేను, సెవెంత్ వరకు నేను నాకు మంచి ర్యాంక్ ఫస్ట్ ఫిఫ్త్ ర్యాంక్స్‌లో ఉండేవి.
ఓకె. ఆ! <chuckles> చాలా కరెక్ట్‌గా చెప్పారు. అవును. ఆ! ఓకే. అంటే ఇది నైంత్ వరకు యావరేజ్‌గా ఉన్నా గాని, 10థ్ కొచ్చేసరికి మీ మీద కొంచెం, చాలా ప్రెషర్ పడడం వల్ల, మీకు అది గట్టిగా అడిగారన్నమాట తల్లిదండ్రులు.
బట్, ఎయిత్ నైంత్‌కొచ్చాక అంటే స్టాండర్డ్స్ మారుతుంటాయి. హ్మ్, హ్మ్. అంటే నార్మల్‌గా సెవెంత్ వరకు ఫస్ట్ 5 ర్యాంక్స్‌లో నేను పక్కా ఉండేటోన్ని. బట్, సెవెంత్ ఎయిత్కొచ్చేసరికి, ఆ స్టాండర్డ్స్ మారడం వల్ల, అక్కడ ఏం జరిగిందంటే కొంచెం ఆహ్, అంటే ఆహ్, నాకు అంటే కొంచెం లోలో ఎళ్ళిపోయాను నేను. సో, ఆ టైంలో ఇప్పుడు, మ ఇప్పుడెవ్వరికైనా పేరెంట్స్ ఉంటారు. ఆ పేరెంట్స్ ఎట్లా, ఎట్లా వాళ్ళు ఫీజు కడుతున్నారు కదా! <clicks tongue> వేలకు వేలు ఫీజు కడుతున్నారు కాబట్టి, వాళ్ళు వచ్చి అడగడంలో తప్పేం లేదు. సో, అట్లనే, ఆహ్, నాకు ఏం జరిగిందంటే, నేను నా ఎయిత్ క్లాస్ యూనిట్ 1 అని ర ఆహ్, యు యూనిట్ టెస్ట్ అని రాస్తాం కదా! ఫస్ట్ సారికీ, అంటే ఎఫ్ఏ యూనిట్ ఆహ్, ఎఫ్ఏ ఎఫ్ఏ 1 అని రాస్తాం కదా! సో, ఆ టైమ్‌లో ఎలాంటే నాకు, తక్కువ మార్కులోచ్చాయన్నమాట. బట్, అక్కడ వాళ్ళు, ఆ! అంటే మా టీచర్స్, సార్ చేసిందెంటంటే, అంటే కరెక్ట్‌గా నేనేమి రాసానో దానికేసారు.
ఆ! ఆ! ఓహ్! అవును. అవును. అవునవునవును. అవునండి. ఔ!
బట్ ఆ టైమ్‌లో, ఆ టైమ్ తర్వాత
ఓకె. అంటే వాళ్ళు టీచర్ మీరు రాసిన దాని ప్రకారమే, మీరు దాన్ని మూల్యాంకనం చేసేసి ఇచ్చారన్నమాట మీకు దానికి తగ్గట్టుగా మార్కులు.
ఆ! దానికి తగ్గట్టుగా మార్కులిచ్చారు. సో, ఇక్కడ ఏం జరిగిందంటే, ఆహ్, నే ఇప్పుడు ఫస్ట్ సారికి తక్కువ మార్కులొచ్చాయి. అది నేనేం రాసానో నాకు తెలుసు. వాళ్ళకి, వాళ్ళు పేపర్ కరెక్షన్ చేసినోళ్ళకి వాళ్ళకి తెలుసు. సో, తక్కువ మార్కులు రావడం వల్ల మా డ్యాడీ ఆహ్, ఇగ ఇలా ఒకసారి ఇట్లా వచ్చి, ప్రతిసారి ఎలా అంటే, ప్రతి ఎఫ్ఏకి మా అంటే మా పేరెంట్స్ నేను హాస్టల్లో ఉన్నా, ఎక్కడున్నా పేరెంట్స్‌ని పిలిచి సైన్ పెట్టియాలనమాట మా స్కూల్లో.
ఓకె. ఓహ్! అంతా చాలా స్ట్రిక్ట్ ప్రాసెసన్నమాట!
సో, ఆ టైమ్‌లో హ్మ్. స్ట్రిక్ట్ ప్రాసెస్ ఆహ్, అంటే మంచిగా కూడా చెప్తారు. సో, అందుకే ఇగ ఆ టైమ్‌లో మా డ్యాడీ కూడా రావాల్సింది, వచ్చింది, వచ్చారు. సో, ఈనా అంటే నార్మల్‌గా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఎట్లా అంటే మనకి గ్రేడ్స్ అనుంటాయి. కానీ వాళ్ళకి గ్రేడ్స్ అని చెప్తే అర్థం కాదు. ఇప్పుడు 9.7 వచ్చిందనుకోండి, నేను ఏమని చెప్తా 100కి నా నైంటీ సెవెన్ వచ్చిందని చెప్తా. సో, అట్లా నాకూ ఆహ్, ప్రతిసారి ఎక్కువ రావడం వల్ల నాకు 100కి అప్పుడు 87ఏమో వచ్చాయి. 87 వచ్చినాయంటే ఆ! ఈ
ఆ! హ్మ్. ఓకె! మరీ మీకు అలా మార్క్స్ ఎక్కువ వచ్చినప్పుడు, ఇది ఎలా ప్రాబ్లమైయింది, తల్లిదండ్రులకి?
ఆ! ఇప్పుడూ వాళ్ళకి ఎట్లా అంటే, ప్రతిసారి నేను అంటే, ప్రతిసారి వస్తారు కదా! సో, 90 అబోవ్ చెప్పడం వల్ల, "ఈ సారి అంటే, నీకు పోయినసారికన్నా, ఎందుకు తగ్గుతుంది? ఎందుకు చదవట్లేదా ఏంటి?" అని సార్‌ని కూడా మందలించారనమాట వాళ్ళు.
ఆ! <chuckles> చాలా వరకు అవుతూ ఉంటది. అవునండి.
హ్మ్. సార్‌ని కూడా మందలీయడం వల్ల, వాళ్ళు ఏం చేశారంటే, ఆహ్, నెక్స్ట్ నా మీద ఆహ్, ఇప్పుడు మా ప్రిన్సిపల్ ఉంటారు కదా! మా ప్రిన్సిపల్‌ని కూడ మందలించారు. సో, ఆ ప్రిన్సిపల్ ఏం చేసారు! ఇప్పుడు మీటింగ్‌లో ఉంటారు. ఇప్పుడు మీటింగ్‌లో ఎవరినో, ఒకరిని ఎగ్జాంపుల్ తీసుకోవాలి అన్నట్టుంటుంది కదా! సో, ఆ టైమ్‌లో అంట అంటే మా సార్ చెప్పారు <chuckles> నాకూ. ఆ టైమ్‌లో నన్ను ఎగ్జాంపుల్ తీసుకున్నారంట.
హ్మ్. అవునవును. ఓహ్! చాలా మం <chuckles> ఇదొక చాలా ఇన్‌స్పైరింగ్ కదా! అసలు మీ ఎంటైర్ స్కూల్‌లో మిమ్మల్ని తీసుకోవడం.
సో, ఆ టైమ్ హ్మ్. అయి ఇప్పుడెట్లాంటే ఆ టైమ్‌లో, "అరే! ఇట్లా ఆహ్, పలానా వ్యక్తి వాళ్ళ అబ్బాయి, ఆ వ్యక్తి వాళ్ళ అబ్బాయికి సరిగ్గా మార్కులు రాలేదని ప్రతిసారి మంచిగా వస్తాయి. ఈసారి రాలేదని ఇట్లా, ఇట్లా" అంటున్నారని చెప్పారంట. సో, నాకు మా సార్సొచ్చి ఇట్లాని చెప్తున్నారు. "ఇట్లా మీ డ్యాడీ అన్నారంట. ఆహ్, నీకు మార్కులు రావట్లేదని," అనేసి, అన్నారు. సో, నెక్స్ట్ నుంచి మరి నెక్స్ట్ ఎఫ్ఏ నుంచి నేను రాసానా, లేకపోతే వాళ్ళేసారో తెలియదు గానీ
ఓహ్! అం అంటే దాన్ని నెగెటివ్‌లో తీశారంటారా మీ పేరు?
అంటే నెగెటివ్‌లో తెలీదు. జస్ట్ ఎగ్జాంపుల్‌గా వాడారు. ఆ టైమ్‌లో వాళ్ళు, ఎట్లంటే ఇప్పుడు మనకి ప్రతి వాళ్ళకి హై రావాలని ఏమి లేదు, ప్రతి వాళ్ళకి లో రావాలని ఏమి లేదు. ఒక్కొక్కసారి కన్‌సిస్టెన్సీ పోతుంది. ఒక్కొక్కసారి ఉంటుంది.
ఓకే! అట్లా ఏమి లేదు.
సో, ఆ టైమ్‌లో ఆహ్, వాళ్ళని అడగడం అంటే అక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవడం వల్ల వాళ్ళు నాకు వచ్చి చెప్పారు. సో, అప్పటినుంచి నా నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎఫ్ఏఎస్ అయినా ఎస్ఏఎస్ అయినా ఎలా ఎలా ఉంటాయంటే, నేను రాస్తానో, రాయనో తెలియదు గానీ సేమ్ ఆహ్, నేను ముందు చెప్పినట్టే ఆహ్, 90స్ అబోవ్స్ వస్తయి. మరి అంటే, నేను రాస్తాను, నా వంతు నేను ఎట్లంటే
ఓప్ హ్మ్. ఓకే. మరి ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు అసలు మీరు, మీ తల్లిదండ్రులకు పక్కకు బెడితే, అలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీశారు అంటున్నారు కదా! మీకు, మీరుగా మీరుగా ఎలా ప్రిపేర్ అయ్యారు? ఆ సిట్యుయేషన్‌ని అసలు ఎలా ఓవర్‌కమ్ చేశారు?
అవును. యాహ్! యాక్చువల్లీ మీరు చెప్పినట్టు ఎలా అంటే, ఇప్పుడు ఎవరినైనా పాయింట్ ఔట్ చేసి చెప్తే ఒక విధంగా ఉంటుందనమాట. అంటే మనల్ని మనము, అంటే ఎట్లంటే, మనల్ని మనం తగ్గుతున్నాము అన్నట్టు ఫస్ట్ మైండ్ అంటే నాకు, ఆ టైమ్‌లో కూడా నాకు నేను తగ్గుతున్నానేమో అనిపించింది. సో, ఆ టైమ్ అంటే ఆ తర్వాత నేను
ఆ! ఆ! అంటే ఒక ఒక లో ఫీలింగ్ వచ్చిందన్నమాట మీకు.
హ్మ్. <clicks tongue> అక్కడి నుంచి లో ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఆహ్, ఎట్లంటే ఆహ్, వర్క్ కన్‌సిస్టెన్సీ పెంచుకున్నాను. అంటే అది కరెక్ట్‌గా బుల్డ్ చేసుకొని నాకు ఇచ్చిన బాధ్యత, అంటే ఇప్పుడు, ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ చెప్ చెప్పేటప్పుడు నువ్వు ఇది కంప్లీట్ చేయాలి అన్నట్టు చెప్తా ఉంటారు కదా! సో, అది నాకు కరెక్ట్ టైమ్‌లో, నాకు ఇచ్చిన టైమ్‌లో నేను కంప్లీట్ చేశాను.
ఆ!
అంటే అది చివరి వరకు నా చే హ్మ్. అది చివరి వరకు నా చేతుల్లో సేఫ్‌గా ఉంటుందనే ఫీలింగ్‌తో వాళ్ళకు ఆహ్, వాళ్ళకి రావాలి. ఆ సేఫ్‌గా అంటే నేను కరెక్టు‌గానే ఉన్నట్టు, వాళ్ళకి రావాలి అన్నట్టు, ఆ టైమ్ వరకు ఎట్లంటే, నా మీద నా ఆహ్, నా మీద వాళ్ళకి కూడా నమ్మకం వచ్చేలాగా చేసుకున్నాను నేను.
వావ్! చాలా సూపర్బ్! అంటే అన్ అటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా మీరు దాన్ని, ఆ సందర్భాన్ని మీకు తగ్గట్టుగా మార్చుకొని ఆ! మీరు ప్రత్యేకంగా నిలబడ్డారన్నమాట అక్కడ.
హ్మ్. హ్మ్. హ్మ్. ఎట్లంటే ఇప్పుడు అక్కడ నా పర్‌ఫెక్షన్ లేకపోతే నెక్స్ట్ అంటే, ఎట్లంటే నా పర్‌ఫెక్షన్ లేకపోతే వాళ్ళు ఆహ్, నెక్స్ట్ మా పేరెంట్స్ అయినా, మా సార్స్ అయినా, మా ప్రిన్సిపల్స్ అయినా, అంటే నన్ను అం అట్లా జరిగినప్పుడు మా ప్రిన్సిపల్స్ కూడా ఒకసారి ఆఫీస్ రూమ్‌కి పిలిచి మాట్లాడారు. "ఇట్లిట్లా ఇట్లిట్ల ఉంది నీ పరిస్థితి, నువ్వు కొంచెం ఇట్లా నీ క్వాలిటీ, డిసిప్లిన్ అన్నీ మార్చుకుంటే బాగుంటుంది. సో, నువ్వు ఇక్కడ బిల్డ్ అవ్వడానికి ఇదే నీ కెరీర్ స్టార్ట్" అన్నట్టు మాట్లాడారు.
హ్మ్. ఆ! మరి అలా పిలిచినప్పుడు ఆ! మీరన్నట్టుగా అలా ప్రిన్సిపల్ రూమ్‌కి పిలిచినప్పుడు కొంత గాసిప్స్ అనేవి మొదలవుతూ ఉంటాయి కదా! మీ ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి, ఇలా తెలిసిపోవడం, "అరే నిన్ను అంటే నిన్ను అంటే సార్ పిలిచారంటగా", ఇదని అలాంటి సందర్భాలు గాసిప్స్ ఎదురైనాయా ఎక్కడైనా మీకు?
అవునవును. అవునవును. డెఫినిట్‌గా మనము ఒక్కసారి మనల్ని క్లాస్‌లో నుంచి బయటికి వెళ్తున్నామంటే, ఆఫీస్‌కి వెళ్తున్నామంటే డెఫినిట్‌గా గాసిప్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఎలా అంటే ఫస్ట్ ఇప్పుడు మన, మన బెంచ్‌లో మన నెక్స్ట్ పర్సన్ అడుగుతారు. "ఏమైంది నిన్ను సార్ పిలిచారు? ఆ! సో, దేని వలన పిలిచారు? నువ్వు ఏం తప్పు చేసావు? అన్నట్టు పిలిచారు". కానీ వాళ్ళకి అక్కడ తెలియదు కదా! వాళ్ళకి అక్కడ తెలియదు కదా! మనల్ని ఆ సార్
ఆ! ఎందుకు పిలిచేవారు? ఏమైంది? ఏం జరిగింది? మొత్తం అసలు మీరు వచ్చే మీరొచ్చేలోపలే చాలా జరిగిపోతూ ఉంటుంది. మీరు రాగానే ప్రశ్నల వర్షం మొదలవుతుందన్నమాట.
ఆ! జరిగి అవునవును జరిగిపోతూ ఉంటాయి. బట్ అక్కడ వాళ్ళకి తెలియని విషయమేంటంటే, మనల్ని మన సార్ మోటివేట్ చేస్తున్నారని వాళ్ళకి తెలియదు. వాళ్ళేమనుకుంటారు "అరె వీడిని అల పిలిచారంటే ఏదో పెద్దదే ఉంది. మంచిగానే క్లాస్ పికుతారు అన్నట్టు ఉంటుంది." కానీ బట్ అక్కడ నా విషయంలో ఎలా అంటే మా సారు పిలిచి "నువ్వు అంటే కొంచెం ఆ ఇంటిగ్రిటీ, ఇంటిగ్రిటీగా ఉండు, అంటే నీకు నువ్వే చదువు, నువ్వు ఎవ్వరి మీద అంటే ఎవ్వరి మీద ఆధారపడకు, నీకేవైనా డౌట్స్ వస్తే మన సార్స్ ఉన్నారు కదా! వాళ్ళని అడుగు."
హ్మ్. <chuckles> ఆ! ఆ! మంచిగా మీకు మోటివేషన్ చేశారన్నమాట.
"ఆ! నువ్వు ఎట్లా అంటే నీ మీద నువ్వు కాన్‌ఫిడెన్స్ పెంచుకో. ఆ! ఏమైనా సార్స్‌ని అడగాలంటే ఈజీగా ఫీల్ అయ్యి, వాళ్ళని అడుగు. నువ్వు ఎందుకు అంతగా స్ట్రెస్ తీసుకొని, నీకు నువ్వు, నువ్వే చేసుకోవాలన్నట్టు ఎందుకు ఉంటావు?" అంటే నార్మల్‌గా ఆ! స్టడీ హౌర్స్‌లో వాళ్ళు ఏం చేస్తారంటే అబ్జర్వ్ చేస్తా ఉంటరు. అందరెళ్తారు. అందరు
ఆ! అంటే ఏ పిల్లవాడు ఎలా ఉంటున్నాడు? అంటే మూడీగా ఉంటున్నాడా? డల్‌గా ఉంటున్నాడా? అనేది చూసి మోటివేట్ చేస్తారన్నమాట వీళ్ళు.
హ్మ్. అవునవును. ఎలా అంటే ప్రతి వోళ్ళు ఆహ్, డౌట్స్ అడగడానికి అక్కడికి, ఇక్కడికి వెళ్తారు. బట్ నేనేమో అంటే ఒకసారి న అంటే డౌట్స్ అడిగితే మనం డౌట్స్‌లల అ అవ్ అడగ అడగడానికెళ్తే అక్కడ సార్స్ మనల్ని మళ్ళీ క్వశ్చన్స్ ఏస్తారు. సో, ఆ క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ మనకి వచ్చిన బట్ ఆహ్, కొ ఒక్కొక్క టైమ్‌లో ఎట్లంటే కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంటుంది చెప్పడానికి. సో, మళ్ళీ అక్కడ కొంచెం డౌన్ అయితే, మళ్ళీ అక్కడ తిడతారనేసి నేను వెళ్ళను.
ఆ! <chuckles>
సో, అది కూడా సర్ మైండ్‌లో పెట్టుకొని, నువ్వు నేను ఇట్లా ట్యూషన్
అంటే ఇది ఒ ఒక్కోసారి ఈ మీ అభిప్రాయం ఏమంటారు? పిల్లల్ని ఇప్పుడు మీకలా జరిగినప్పుడు, అందరి ముందు మాట్లాడడం కరెక్ట్ అంటారా? లేదా ఒక ఒక పిల్లవాడు ఇలా డౌన్‌గా ఉన్న లో ఉన్నప్పుడు, ప్రత్యేకంగా పిలిచి, ఆ! మాట్లాడడం కరెక్ట్ అంటారా?
యాహ్! డెఫీనేట్‌లీ మీరన్నట్టు అది గుడ్ ఆ! మీరన్నట్టు అది గుడ్ క్వాలిటీ అయినా? ఆహ్, బ్యాడ్ క్వాలిటీ అయినా? కొంచెం అందరి ముందు, ఎట్లంటే అందరి ముందు గుడ్, గుడ్ గురించి మాట్లాడినా ప్రాబ్లమే. బ్యాడ్ గురించి మాట్లాడినా ప్రాబ్లమే. సో కొంచెం పర్సనల్‌గా పిలిచేసి, "నువ్వు నీ పరిస్థితి ఇలా ఉంది. నువ్వు ఏమైనా మార్చుకోగలవా? నెక్స్ట్ మార్చుకుంటే, ఇట్లుంది నీ లైఫ్" అన్నట్టు అట్లా మోటివేట్ చేస్తే, అక్కడ ఆ సిట్యుయేషన్ చాలా బావుంటుంది. అట్లనే నాగూడా అది జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఇంత ఇట్లాంటి పర్సనల్‌గా నాకు ఇట్ల అయింది.
ఆ! హ్మ్. అంటే, ఇప్పుడు మీరలా జరిగినప్పుడు, ఆ సిట్యుయేషన్ అలా జరిగినప్పుడు, తర్వాత మిమ్మల్ని మీరు, ఎలా మలుచుకున్నారు?
సో, నాకు అక్కడ చేంజెస్ అనేవి కన్ డెఫినిట్‌గా, నా చేంజెస్ అనేవి ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది, నా చేంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ నా మీద అంటే, నాకు ఒక్కొక్కసారి కాన్సంట్రేషనెళ్ళిపోతుందనమాట. ఒక 10 మినిట్స్ చదవగానే, కాన్సంట్రేషన్ ఎళ్ళిపోతుంది. నెక్స్ట్ లేకపోతే, నెక్స్ట్ వేరే దాని మీద అంటే, ఆహ్, ఇక కారిడార్‌లో అటు, ఇటు తిరుగుతున్న వాళ్ళని చూస్తా ఉంటాను. నెక్స్టు ఆహ్, ఉ అ
ఓహ్! ఆ! అంటే, ఏకాగ్రత ఉండకపోవడమంటారు.
హ్మ్. ఆహ్, నెక్స్టు ఎట్లంటే, ఆహ్, నాకు ఒక క్వశ్చన్ రాలేదనుకో, క్వశ్చన్ రాకపోతే ద అంటే, నాకు రాదులే అన్నట్టు నెగటివిటీలోకెళ్తాను. బట్, ఆ సార్ నాకు మోటివేట్ చేసిన కాడి నుంచి, నేను నాకు పాజిటివిటీలోకెళ్ళాను. ఎట్లంటే, నేను నాకు రాకపోయినా, చదువుతే ఉ ఆహ్, చదువుతా ఉంటే వస్తుందేమో, అంటే ఏ టైమ్‌లో కూడా నేను నిరాశ పడలేదు.
హ్మ్. హ్మ్. మంచి విషయం అసలు. అంటే, మీకు మీరుగా ఇంప్రూవ్ చేసుకొని, ఎక్కడ కూడా నిషా నిరాశ పడకుండా, మీకు మీరుగానే మోటివేటయ్యారనమాట.
హ్మ్. అవునవును.
అసలు, ఇలాన్ ఇలాంటి విషయాలల్లో కూడా, సొంతంగా కూడా మోటివేషన్ తీసుకోవడం అనేది చాలా అవసరం అంటారు కదా?
సో, అక్కడ న అక్కడ నాకు నేను మోటివేట్ అవునవును. సో, అక్కడ నాకు నేను మోటివేట్ చేసుకోవడం వల్ల, అంటే అంటుంటారు కదా, పాస్ అవ్వడం అంటే అక్కడ ఆగిపోవడం అన్నట్టు ఉంటుంది కదా! సో, అక్కడ నేను ఆగిపోలేదు. అంటే నా వాల్యూస్ నేను తెలుసుకున్నాను. ఓకె, నేనిక్కడి వరకు చేయగలను. దానికన్నా దాటినా కొంచెం బావుంటుంది. కానీ, దానికన్నా లోలో ఉండొద్దనేసి నేను తెలుసుకొని, అక్కడి నుంచి నేను ఇంకా నా బెస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాను.
హ్మ్. తర్వాత, మీరు 10థ్ క్లాస్‌లో చాలా మంచిగ స్కోర్ చేసి ఉంటారు అనుకుంటున్నాను.
యాహ్! డెఫినైట్లీ. మీరు చెప్పినట్టు 10థ్ క్లాస్‌లో నేనే ఈ సెవెంత్, ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్‌లో జరిగిన ఇవి అన్నీ నాకు ఇయన్నీ నాకొక ఎక్స్పీరియన్స్‌లా మారినాయనమాట. సో, నాకు 10థ్ క్లాస్‌లో నాకు 9.7 వచ్చింది. అక్కడ నేను చాలా, చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్
ఆ! వావ్! చాలా గ్‌న్ గ్రేట్. చాలా అద్భుతమైన విషయమిది.
అవును.
దాని తర్వాత్ అంటే మీరు ఎక్కడైనా గానీ, మీరు ఈ పని ద్వారా మీరు అసలు మిమ్మల్ని ఎటువంటి సిట్యుయేషన్‌లొచ్చినా గానీ, మీ గురించి మీరు ఏం చెప్పాలని కోరుకుంటారు, ఇటువంటి జటిల పరిస్థితుల్లో కూడా, అనే దాని గురించి మీరు చాలా చక్కగా వివరించారు. నా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
హుహు. ఓహ్! ఓకె. మీతో మాట్లాడినందుకు గూడా చాలా మంచిగా ఉంది. ధన్యవాదాలు.